ఉగాది, ఉగాదికి ఏం చెప్తారంటే అత్తయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళింటికి గానీ, ఎవ్వరింటికెళ్ళద్దంట, ఉగాదప్పుడు ఇంట్లోనే కూర్చొని దినాలి. సో, అప్పుడేం జేసానంటే, ఫస్ట్ టైమ్ పెళ్ళైన కొత్తల్లో, నాకసలప్పడదాకా వండడం రాదు. మా అత్తయ్య పొంగల్ బెట్టూ, "పండగ కదా పొంగల్ పెట్టమ్మా" అన్నారు. అది నాకు బాగా తెలిసి ఏంటి అంటే, పొంగలంటే పొంగించాలి. <smacks lips> పాలు పొంగిస్తారు కదా పొంగలంటే. నాకదొక్కటే తెలుసు. ఇంక పాలందులో ఉంటాయని దెలీదు. అంత కొంచెం పాలు రాగానే హైలో పెట్టేస్తే, పాలు పొంగిపోతన్నాయి. మళ్ళీ హైలో పెట్టేస్తున్న పాలు పొంగిపోతున్నాయి. అందులో పాలే లేకుండా జేశా లాస్ట్‌కి. మా అత్తయ్యొచ్చాక బియ్యమెందులో వేస్తావనడిగారు. <giggles> వాటర్ బోస్తాను అని జెప్పా. "అలా కాదమ్మా పొంగలంటే, అన్ని సార్లు పొంగించక్కర్లేదు, ఫస్ట్ టైమ్ పొంగిచ్చేసేసి, తగ్గిచ్చి బియ్యం వేసేయడమే" అని జెప్పారు. ఇంక అలా పొంగల్ నేర్చుకున్నా. <chuckles>
హ్మ్. హ్మ్. హ్మ్. ఆహా! ఆ! హ్మ్. అబ్బో! ఆ! ఆ! అవునా! ఆహా! ఓహ్! ఓకే. ఆ! ఆ! మొత్తం. హ్మ్. <chuckles> అయ్యయ్యో! <chuckles> ఆ! ఫస్ట్. ఆ! అది. అలా హ్మ్. అంటే, అసలు వంటగదంటే ఎక్కడది అనే టైప్‌లో ఉండేవారా <chuckles> పెళ్లి గాక ముందు వరకు?
ఆ! ఖచ్చితంగా. అస్సలేం దెలీదు. ఒక్క మ్యాగీ చేసుకోవడమొచ్చు, <smacks lips> అది గూడా కాలేజికి లేటయిపోతుంది అంటే, టిఫిన్ దినకుండా తప్పించుకుండానికి నాకు నేను జేసుకునేదనమాట.
హ్మ్. అబ్బో! ఓహ్! ఓకే. ఓకే. హ్మ్. ఆ తర్వాత మరి మీ అత్తయ్య గారు హ్మ్. మీ అత్తయ్య గారు నేర్పించారా? హుహు.
మా అమ్మ రోజు ఇడ్లే అండి. మా అమ్మ రోజు ఇడ్లీ వేసేవారు. ఆ! మా అత్తయ్యయితే, అన్నీ వంటలు నేర్పిస్తది. ఎట్లా అంటే, పక్కన నించోని "ఆ! వెయ్యి, ఇంకొంచెం వెయి, ఇంకొంచెం వెయి," అట్ల జెప్తదనమాట. సో, దాని వల్లా ఒక 2, 3 ఇయర్స్‌కి మొత్తమన్నీ వెజ్, నాన్ వెజ్, అన్ని రకాలు నేర్చేసేసుకున్నా. ఇప్పుడన్నీ వండేస్తా, ఏది గావాలన్నా వండేస్తా. <chuckles> ఆ!
హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! అబ్బో! మొత్తానికి చెయ్యి దిరిగిన వంట వంటా చేసేయడం ఒచ్చేసిందనమాట.
ఆ! అయిపెయిందండి. ఒచ్చేసిందలాగా.
హ్మ్. అయితే, ఇప్పుడు కొన్ని సార్లేంటి, కొంతమంది ఇంట్లో గానీ, లేదా మీరైనా గానీ, ఒక కొంత డైట్‌లో ఉండడమో, లేకపోతే ఇంతనే తినాలి, ఇలాంటివుంటాయి గదా! అలాంటప్పుడు, పండగలప్పుడు ఎలా మేనేజ్ జేస్తారు మీరు?
హ్మ్. హ్మ్. నేను ఆహ్, మాగ్జిమం ఎప్పుడు ఏం టార్గెట్ బెట్టుకుంటానంటే, షుగర్ కట్. అంటే, షుగర్ దీసుకోవద్దు. ఒక 14 డేసాపేయడం, ఒక 2, 3 డేస్ తినడం. మళ్ళీ ఒక 14 డేస్, అట్లా జేస్తాను, కానీ పండగలప్పుడైతే మా చెల్లి వాళ్ళు, ఇప్పడికీ అమ్మమ్మ వాళ్ళింటికెళ్ళినా, లేకపోతే చెల్లి వాళ్ళిక్కడికొచ్చినా, పెళ్లయినా కానీ, నన్ను ఆటపట్టిస్తూనే ఉంటారు. నా ముందే కాఫీ మంచిగా షుగరేసుకొని దాగుతారు. <smacks lips> నాకు కాఫీ అంటే పిచ్చి పిచ్చి ఇష్టమండి. అసలు నేను కాఫీ లేకుండా ఉండలేను. అలాంటిదేమైందంటే, వాళ్ళు నేనెప్పుడైతే డైట్‌లో ఉంటానో అప్పుడు కాఫీ కూడా ఎవాయిడ్ చేస్తా. ఇంక తప్పదు అంటే, బ్లాక్ కాఫీ దాగుతా షుగర్ లేకుండా. అలాంటిది వాళ్ళు నా ముందు చక్కగా పాలలో పంచదారేసుకొని కాఫీ తాగుతూ ఉంటారు. ఏడవలేక, అదేదో అంటారు జూడండి, కక్కలేక మింగలేక ఉంటాను. <chuckles>
హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అయ్యయ్యో! <chuckles> ఆ! ఊరి అనమాట. అ ఆ! ఆ! ఆహహా! ఆ! ఓహ్! ఓకే. <chuckles> <chuckles> మీకు అదె హ్మ్. మిమ్మల్ని అవును. మిమ్మల్ని ఊరిస్తూ ఉంటారనమాట.

ఆ! ఖచ్చితంగా అన్ని అట్లాగే ఊరిస్తూ ఉంటారు. కాజు స్వీటని డైమండ్ షేప్‌లో ఉంటదే.
ఆ! ఆ! ఆ! ఆ! అవునా! ఆ!
కాజు కట్లి అంటారు. కాజు కట్లి అంటారండి. అది కూడా తీసుకొచ్చి తింటూ ఉంటారు. పండగలప్పుడు గాని లేకపోతే ఏదన్నా బర్త్‌డే స్ బర్త్‌డేస్ అప్పుడు ముఖ్యంగా.
ఆహా! ఆ! అయ్యయ్యో! <chuckles> మరి అవును. హ్మ్. మరి మీకు ఆ టైంలో వాళ్ళని చూసి నేను గూడా తినేస్తాలే, ఏం గాదులే అలా ఎప్పుడన్నా అనిపించిందా?
అస్సలా. కొన్ని కొన్ని సార్లు ఇంకా <sniffs> బాగా ఊరించినప్పుడు, ఆహ్, ఏం చేస్తారు ఏం చేస్తాను తినేస్తానండి. ఇంక తప్పదు నేనేమంటే దేవుడికి మొక్కేసుకుంటా 14 డేసుంటాను. అ ఎందుకంటే ఎలా అంటే నేను కంట్రోల్ చేసుకుంటానికి. <giggles>
హ్మ్. ఆ! ఓహ్! ఇదేదో <chuckles> మంచి ట్రిక్కనమాట. ఇది మీరు మీకు మీకే. ఆ! ఆహా!
నేనలాగే, అలాగే మొక్కుకుంటా. 14 డేస్ తినను ఓకే నా అనుకుంటాను. ఇంకా బాగా ఊరించినప్పుడు ఏమో సారీ తినేస్తున్నాను. రేపటి నుంచి మళ్ళి 14 డేస్ తినను అని జెప్తా. <chuckles>
హ్మ్. ఓహ్! ఆ! <chuckles> దేవుడికి కూడా సారీ చెప్పేసి. <laughs>
<chuckles> చెప్పేస్తానండి తినేసాను కదా! మరి మొక్కు దాన్నేమంటారు. ఫెయిల్ చేసేసాను గదా! అందుకని.
అవును. హ్మ్. అదే అదే. అవును. కానీ భలే! ఉందండి మీరు దేవుడితో కూడా ఒక ఫ్రెండ్‌లాగా ఇది చేస్తాను. సారీ చేయలేకపోయాను. ఆ!
<chuckles> తప్పు ఖచ్చితంగా. హ్మ్. మళ్ళి రేపటి నుంచి వరుసనే 14 డేస్ చేస్తానే అని చెప్పేస్తాననమాట.
అలా. <chuckles> ఆహ్, అయితే ఈ మధ్యకాలంలో అంటే మనం ఆధునిక జీవన శైలిలో ఇవన్నీ ఆహ్, పాతకాలపు వంటకాల్లో ఇవేవీ ఉండవు గదా! అంటే షుగర్ ఇంత తీసుకోవచ్చు అట్లా ఏం ఉండేది కాదు గదా! కానీ ఇప్పుడు ఇప్పుడున్న జీవన శైలిలో అలాంటివన్నీ వస్తున్నాయి. అలాంటప్పుడు మీకు ఇవన్నీ పాటించడం కష్టంగా అనిపించిందా ఎప్పుడైనా?
<chuckles> హ్మ్. హ్మ్. అవును. ఆ! అనిపించింది. మా నానమ్మ అనేవాళ్ళు "అసలు మా అప్పుడు ఇయన్నీ లేకుండా ఒళ్ళు చూడండి ఎంత గట్టిగా ఉందో, ఎన్ని పనులు చేయగలుగుతున్నాము" అంటారు. మనం ఏమన్నా ఒక పని చేస్తేనే వీకైపోతున్నాం. ఒక 4 రోజులు గబగబా పని చేస్తే, ఖచ్చితంగా ఐదో రోజు ఏదో ఒక ప్రాబ్లమ్. ఇదంతా మనం తీసుకునే ఆర్గానిక్‌గా లేదు గదా! ఫుడ్డు కబ్ కాబట్టి ఖచ్చితంగా డైట్ అనేది ఫాలో అవ్వాలి. ఎందుకంటే అంత నేచురల్‌గా పండించడం లేదు. అంతా ముందు లేసి అలా జేస్తున్నారు కాబట్టి మనం ఇంకా ఉన్న వాటిల్లోనే బెస్ట్ ఆప్షన్‌లాగా షుగర్ కట్ జేయటము, లేకపోతే ఆ రాగులు, సజ్జలు అవి తీసుకుంటా ఉంటే కాస్త మా అమ్మమ్మయితే ఆహ్, రాగి లడ్డు చేస్తుంది. ఇప్పుడు సున్నుండెలా చేస్తామో, అలాగా రాగి లడ్డు చేస్తది. మా మామయ్య కోసం చేసేది. హ్మ్. బావుండిద్ది తినటానికి కూడా మీకసలెంత బావుండిద్దో. తాటి బెల్లమంటారు కదా! నల్ల బెల్లము అది వేసి చేస్తాదనమాట. బాగా కడిగి రాగుల్ని ఆహ్, జాలించి తిరగలితోనే మిక్సీ గాని, గ్రైండరు గాని కాదు. తిరగలితో, తిరగలితో. మా అమ్మమ్మకిది ఫస్ట్ నుంచి అలవాటండి. ఇంక అందుకని అది చేసేస్తది. మయ్ మేము చేయగలుగుతాం తిరగలితో చాలా ఈజీ. అంటే అలవాటయితే. కదా! ఇంకా అది తిరగలితో చేసి చక్కగా మెత్తగా పౌడర్ చేసేసి, తాటి బెల్లంతో చేస్తదన్నమాట లడ్డూ నెయ్యి వేసి ఎంత బావుంటదో అసల ఇష్టంగా తినేయొచ్చు.
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హుహు. ఆ! అవును. హ్మ్. హ్మ్. అబ్బో! ఆ! ఇది భలే స్పెషల్‌గా ఉందండి. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. ఆహా! ఆ! అబ్బో! కష్టంగా అనిపించదా? ఓహ్! హుహు. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. ఓహ్! హ్మ్. ఆహా!